హ్మ్. అవును. నట్స్ ఇవన్నుంటాయి గదా! ఈ ఉడక కావాలంటే యాడ్ చేసుకోచ్చు. ఇన్‌కేస్ ఇంకా మనకు కొంచెం స్వీట్‌గా తినాలనిపిస్తే, ఒక టేబుల్ స్పూన్ హనీ వేసుకుంటే సరిపోతుందనమాట. అండ్ ఇంకా ఏవన్నా కావాలి అన్నప్పుడు, ఈ బనానా కానీ, యాపిలు కానీ ఉంటది కదా! ఈ పీసెస్ కూడా కట్ చేసుకొని వేసుకొని తినొచ్చనమాట. చాలా బావుంటది. అండ్ హెల్తీ కూడా అనమాట. బాగా ఎనర్జీ వచ్చేస్తుంది.
ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. అంటే హ్మ్. అంటే, మీరు ఆహ్, ఈప్ ఈ ప ఆహ్, ఓట్సు దాంట్లొ ఈ బనానాకిను, యాపిల్‌కి కొంచెం లైట్‌గా స్వీట్ టేస్ట్ ఉంటుంది గదా! అక్కడే తీపొస్తుంది గదా! కాబట్టి ఆహ్, అది కొంచెం తీయగా గూడా ఉంటుంది అనుకుంటారు. అలా పాలు వేసి, తేనె అప్పుడు తేనె యాడ్ చేయాల్సిన పని లేదనుకుంటా ఇంకా.
హ్మ్. ఆ! అంటే ఆ! అదే, వాళ్ళ టేస్ట్‌కి తగ్గట్టనమాట. ఇప్పుడు ఆ ఫ్రూట్స్ యాడ్‌ జేసినా కూడా, వాళ్ళకి స్వీట్‌నెస్ సరిపోలేదన్నప్పుడు వాళ్లొక స్పూనేసుకోవచ్చు. లేదు అంటే ఆహ్, ఏం అవసరం లేదనమాట. అండ్ ఇవే కాకుండా కెలాగ్సుంటాయి. కెలాగ్సయితే అన్నీ ఇంకా మిక్స్‌డుంటాయి. మిక్స్‌డు నట్స్ చాలా ఉంటాయి. అది కూడా హెల్తీనే అనమాట. అదేమంటే జస్ట్ ఆహ్, గోరువెచ్చని పాలు, అవి మనకు ఎంత కావాలనో అంత ఏసుకొని తింటే అయిపాయ. అది కూడా ఒక హెల్తీ రెసిపీ అనమాట. సో, అక్కడ
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అయ్ హ్మ్. హ్మ్. ఆహా! కెలాగ్సంటే అది ఏ ఏది ఏ ధాన్యం గింజ మీకు ఎ ఆహ్, చెప్తారా? ఐడియా ఉందా?
దాంట్లో అన్నీ మిక్స్‌డుంటాయనమాట. ఇప్పుడు పం పంప్‌కిన్ సిన్‌సుంటాయి. కార్న్‌ ఫ్లేక్సుంటాయి. ఇలా అన్నీ రకరకాలుగా ఉంటాయమాట. అన్నీ మిక్స్ చేసి ఉంటది. బటు మనం దాంట్లోకి పాలు వేషినప్పుడవీ కొంచెం ఉబ్బడం అలాంటివయితాయనమాట. దాంట్లో కొన్ని కొన్ని.
ఓహోహోహో! హ్మ్. హ్మ్. అన్ అది కొంచెం మెత‌కగా అవుతాయి. అంటే మెత్తగా అయ్యి, కొంచెం తినడానికి. కరకరగా ఉన్నా మెత్తగా ఉన్నా తినగలుగుతాం మంచిగా. ఆహ్, అయితే మీరు పెసరట్టన్నారు కదా! పెసరట్టు, పెసరట్టు ఉట్టిగా పెసరట్టు తింటారా? దాంతో ఉప్మా గూడా జేసుకుంటారా?
ఆ! అంతే. ఆ! అంతే. బావుంటాదనమాట. అవును. అబ్బా! ఉప్మా వద్దులెండి. నా నార్మల్‌గానే ఉప్మా కొంచెం ఆహ్, బావుండదు గదా! కానీ బాగా చెయ్యొచ్చు, ఒక్కోసారి ఉప్మా. కానీ పెసరట్టుప్మా కాంబినేషన్ ఎందుకో నాకు నచ్చదు. ఓన్లి పెసరట్టు ఆహ్, కొబ్బరి చట్నీ ఇలాంటివి తింటే బావుంటాదనమాట. టేస్టు బావుంటది. అండ్ కొబ్బరి కూడా హెల్త్‌కి మంచిదే అనమాట. వ వన్ కైండ్ ఆఫ్ ఫైబరది. హ్మ్.
ఆ! హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. అవును. కరెక్టు. హ్మ్. అవును. అంటే పొద్దునపూట ఇలాంటి ప్రోటీను‌న్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే మనకి చాలా హెల్తీ‌గా ఉంటుంది. అలానే ఆ రుచి కూడా బావుంటుంది గదా! కరెక్టే. అయితే హ్మ్. అయితే చెప్పండి చెప్పండి. హ్మ్.
అవును. అండ్ ఇదే హ్మ్. అండ్ ఇదే కాకుండా ప్రతి మీల్‌లో ఆహ్, ప్రోటీన్ అనేది కొంచెం తీసుకుంటూ ఉండాలనమాట. అలా తీసుకోడం వల్ల‌ ఏంటంటే ఇప్పుడు కార్‌కి పెట్రోలు లేకపోతే ఎలా ముందరికి వెళ్ళదో, మన బాడీకి పె ప్రోటీనివ్వకపోతే అది గూడా పని చేయదనమాట. <chuckles> సో, ప్రతి దాన్
హ్మ్. హ్మ్. ఆహ! బా జెప్పారు. ఆ! కార్‌కి పెట్రోలెలాగో, మనకు ప్రోటీనలాగా. హ్మ్. హ్మ్.
అంతే, మార్నింగ్ కూడా ఏదోక రకమైన ప్రోటీన్ దీసుకోవాలి. రక్ మనం ప్రోటీన్ షేక్ కూడా చేసుకోవచ్చనమాట. ఎలా అంటే, ఈ ఇందాక డ్రై‌ఫ్ నట్సనేవి చెప్పాం గదా! లైకు పంప్‌కిన్ సీడ్స్ కావచ్చు, వాటర్‌మిలన్ సీడ్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే నైట్ నిద్రపోయే ముందే సోక్ చేసి పెట్టాలి.
ఆ! ఓహ్! హ్మ్. మీరు వాటర్‌మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చా అండి? వాటర్‌మిలన్ సీడ్స్‌తో కూడా ఆహ్, ప్రోటీన్ షేక్ తయారు జేయొచ్చా?